మనం మన జీవితంలో అన్నీ కొత్త, కొత్తగా అన్నీ నేర్చుకుంటా ఉంటాం కదా! చిన్నప్పుడు మనం స్కూల్‌కెళ్ళాము. అలాగే తర్వాత కాలేజ్‌కెళ్ళాము. ఆ తర్వాత మనం జీవితంలో కూడా అన్నీ కొంచెం, కొంచెం నేర్చుకుంటూ ఉంటాం కదా! ఇప్పుడు మనకి కొత్తగా ఒచ్చిందల్లా, ఆన్‌లైన్ తరగతులు అని చెప్పి. అవి మీరెప్పుడైనా దాంట్లో మీకేమన్నా యూజైనియా? అదెలా అయినా పనిచేసినాయా మీకు, ఆన్‌లైన్ తరగతులు అనేవి?
హ్మ్. ఈ ఆన్‌లైన్ తరగతులు అనేది, మనకి చాలా మంచిగా ఉపయోగపడిందని నేనెప్పుడూ అనుకుంటానండి. ఎందుకంటే, ఒక్కొక్కసారి చిన్ మనలో చిన్న, చిన్న ఆహ్, ఇంట్రెస్ట్‌లుంటాయి. ఇలా బొమ్మలు గీటం కానీ, ఇలా వంట చేయడం గానీ, ఇలా ఆర్ట్ ఫార్మ్స్ ఏదన్నా ఆహ్, క్రాఫ్‌ట్స్ చేయడం గానీ. ఒక్కొక్కసారి అవి మనలో ఉంటాయి గదా! అవి మనం నేర్చుకోవాలి అని అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఈ ఆన్ హ్మ్. ఈ ఆన్‌లైన్ తరగతుల్లో, ఒక గంట జస్ట్ ఒక అరగంట అలాంటివుంటాయి కదా! ఆహ్, వాటిల్లో వెళ్తే మాత్రం, మనం ఇంకా దాంట్లో ప్రావీణ్యత సంపాదించొచ్చు. అని నేనెప్పుడు అనుకుంటూ ఉంటానండి. చాలా ఉపయోగపడతాయి మనకివి. చాలా ఆహ్ హ్మ్.
అవునండి. హ్మ్. అవునండి. ఖచ్చితంగా. ఒ ఓకే. మీకు ఎలాంటిదంటే ఇంట్రెస్టండి? ఇప్పుడు ఆర్టంటే ఇష్టమా? కుకింగంటే ఇష్టమా? ఎట్లాంటిదంటే ఇంట్రెస్టండి మీకు?
ఆ! ఈ వంటలు గూడా మనకి కొ రకరకాల వంటలొస్తున్నాయి గదండి. మనం రోజూ జేసే బోరింగ్ వంటలు గాకుండా, <chuckles> అంటే ఒక ఒకే ఒకటే రకమైన వంటలు అలవాటైపోతూంటాయి గదా! మనం ఎప్పుడైనా కొత్తవి చూసినప్పుడు
అవునండి. హుహు. అవునండి. ఎప్పటినుంచో మన అమ్మమ్మల కాలం నాటి నుంచి వచ్చే అన్ని గూడా, మనం అయ్యే చేస్తూంటాం గానీ, కొత్తగా ట్రై జేద్దాము అంటే, ఇంట్లో వాళ్ళు గూడా ట్రై చేసేవాళ్ళుండాలి. ముందు మెయిన్‌గా కదా?
ఆహ! అ అవును. కరెక్ట్. కరెక్ట్. ఆ! మనం అలా కొత్తవి ట్రై జేసినప్పుడు. మనకి కొన్ని, కొన్ని కొ అబ్బా! మనమిది ట్రై జేసాము. ఇది అందరికీ నచ్చింది అని, ఒక సాటిస్‌ఫాక్షనుంటుంది మనకి. సంతోషం అనిపిస్తూ ఉంటుంది గదా వాళ్ళు తింటూ ఉంటే. ఆ! ఇలాంటి సంబంధించినివి ఇ ఒక్కొక్కసారి ఈ ఆన్‌లైన్ ఇట్లా, ఎవరైనా కండక్ట్ చేస్తే, దాంన్లో పార్టిసిపేట్ చేయడము, నేర్చుకోడము. ఇలాంటివి చేసానండి. నేను ఈ మనకి
అవునండి. అవును. ఓకే. మీరెప్పుడైనా కాంపిటీషన్‌లో ఇట్లాగా, ఆన్‌లైన్‌లో ఒచ్చిన కాంపిటీషన్‌లో, కుకింగ్ కాంపిటీషన్‌లో ఏమైనా పార్టిసిపేట్ చేసారా మీరు?
ఆ! కుకింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయలేదు గానీ, ఒకసారి ఇట్లాగే ఆహ్, ఆన్‌లై‌న్‌లో మనం నేర్చుకున్నప్పుడు. మీరు జేసిన వంటేదన్నా మీరు మంచిదుందా అని చెప్పిన దాంట్లో, నేను జెప్పిన దానికి మంచిగా ఆహ్, ఆహ్, అప్‌లాజొచ్చింది. అంటే వాళ్ళు చాలా ఆహ్, మంచిగా చెప్పావు. దీన్ని చాలా తేలిగ్గా ఎలా చేసావో చెప్పారు చెప్పావని జెప్పి ఒచ్చింది. అది అది గూడా ఒక గిఫ్ట్‌లాన్ ఒక ఆహ్, అంటే దాన్నేమంటారు గెలిచినట్టే భావిచ్చా నేననమాట. అంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్పా గదా! నేనారోజు. ఆ! బా అనిపిచ్చింది.
ఓకే. ఓకే. ఆ! మీరు దాని గురించి ఏమన్నా షేర్ చేసుకోగలరా అండి?
అంటే ఇప్పుడు ఆహ్, ఒకటేదో ఆహ్, ఇప్పుడు ఆహ్, పులిహోర చేయడం ఎలాగా, అనే దాంట్లో నేను కొంచెం మాట్లాడాననమాట. అంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొకటి తీసుకున్నాము. మాట్లాడినప్పుడేమైందంటే, తేలిగ్గా ఎలా జేసుకోవాలో నేర్పించాను వాళ్ళకి. ఆహ్, కొంతమంది ఏం జేస్తారంటే అండి. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఆహ్, వాళ్ళేం జేస్తారంటే అండి. వేడిగా ఉన్నప్పుడు ఆ నిమ్మకాయ విండేస్తూ ఉంటారు. వన్ ఆహ్, ఈ అన్నంలో. అప్పుడేమవుతుంది చేదొచ్చేస్తుంది. అన్నంలో. ఆ చేదు రాకుండా కొన్ని, కొన్ని ఇలాంటి చిన్న, చిన్నవి మనం చెప్పావనుకోండి. వాళ్ళకి బాగా నచ్చినియిలాంటివి. కొంచెం ఆ ఉప్పేసుకొని ముందే ఆరపెట్టేసుకుంటే, ఉప్పు అన్నానికి పడుతుంది. అలా, అలా చెప్తూ ఒచ్చాననమాట. అలా చెప్తూ ఒచ్చినప్పుడు, అవి నోట్ చేసుకొని అవును. గదా! మనం ఇ ఇవి ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల, మన పులిహోర మనం చేసినప్పుడు నచ్చి నచ్చి నచ్చట్లేదు. ఇవి మేము తీసుకొని చేస్తాం అని జెప్పి. వాళ్ళు చెప్ చెప్పడం జరిగిందనమాట. అలా, అలా వాళ్ళు పాయింట్స్ నోట్ డౌన్ జేసుకొని, మంచిగా అనిపిచింది నాకా రోజు. హ్మ్.
ఓకే. హ్మ్. ఆ! అవునండి. హ్మ్. అవునండి. ఆ! ఓకే. అండి. హ్మ్. పులిహోరనేది అందరికి తెలిసిందే. కాకపోతే మీరు చ్ కొంచెం చిన్న, చిన్న చిట్కాలు చెప్పేసరికి, అవి వాళ్ళకి కూడా యూజయ్యుంటాయి కదండీ?
ఆ! అవును. ఆ! చిన్న, చిన్న తప్ ఒక్కొక్కసారేమవుతంది. చిన్న, చిన్న తప్పులు జేయడం వల్లే వంటలు పాడైపోతూ ఉంటాయి. ఆ! చిన్న మిస్టేకు, అయ్యే! ఇది ఇందుకు చేశానే, అర్రె! ఇది చెయ్యకపోయుండాల్సిందే అననిపిస్తుంటది. అదే జస్ట్ కొంచెం ఉప్పేపేయటం ఎక్కువేశానన్న, గుర్తొచ్చిందంటే జాలు అయ్యో! అనిపిస్తూ ఉంటుంది. అట్లా అలాంటివి గూడా
ఆ! అవునండి. అదైతే నిజమే. ఓకే అండి. మీరు ఆన్‌లైన్‌లో ఏమన్నా నేర్చుకున్నారా? ఇప్పుడు కుకింగంటున్నారు. మీరు కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసా అన్నారు. సో అలాగా, మీరు తరగతులకి మీరు అటెండయ్యి, మీరు ఆన్‌లైన్‌లో నేర్చుకున్నారా? ఇట్లాగ బేకింగ్ గానీ, లేదు అంటే ఏమన్నా ఇప్పుడు స్నాక్స్ ఐటెమ్స్ చేయడం గానీ, అట్లాగా నేర్పిస్తూ ఉంటున్నారు కదా! ఈ మధ్యన ఆన్‌లైన్‌ క్లాసుల్లో. సో, మీరట్లాగేమన్నా నేర్చుకున్నారా అండి?
హ్మ్. హ్మ్. ఆ! ఆ! అవునవునవును. ఆ! ఆహ్, కొన్ని, కొన్ని వీడియోలు చూసి నేర్చుకున్నానండి. ఈ యూట్యూబ్ ద్వారా ఆహ్, ఎప్పుడైనా ఒకా ఆహ్, ఒక వంటని ఎలా చేయ్యాలి, ఇప్పుడు సపోజూ. కేక్ చేయడం ఒకటి బాగా నే ఆహ్, బాగా అనిపిచిందండి. ఎందుకంటే నాకది రాదు. ఆవిడ ఆ యూట్యూబ్ వీడియోలో, ఎలా చేయాలి, మన ఇంటి దగ్గరున్న వస్తువులతో కేకెలా చెయ్యాలి, అని మీకు ఆహ్, మనము ఒక పెద్ద ఆహ్, ఇది ఆహ్, ఆహ్, ఆహ్, చూసుకున్నాం. కోవిడప్పుడు గుర్తుందాండి, బయటికెళ్లడ బయటికెళ్ళడానికి లేకుండా, ఈ బయట వస్తువులు తినకూడదు. అని జెప్పి ఆ! అప్పుడూ మన ఇంట్లో మా పిల్లలది పుట్టినరోజొచ్చింది. కాబట్టి, నేనప్పుడు ఆ కేక్ చేయడం నేర్చుకోని, అదే రకంగా మన ఇంట్లో ఉన్న వస్తువులతో చేసానండి. అది చాలా గుర్తుండిపోయేది. నాకు, నేను చేయగలిగాను. నా పిల్లలకి ఆ పుట్టినరోజుకి సంబంధించింది వాళ్ళకి, సంతోషంగా అది అది నేను నేర్చుకోగలిగానండి.
ఓకే అండి. హ్మ్. ఆ! అవునండి. అవును. బయటియి తిన తినకూడదు. అని చెప్పి ఓకే. ఓకే అండి. హ్మ్. అవునండి. ఇంట్లో మీరు సొంతంగా ప్రిపేర్ చేసారు గాబట్టి, మీ పిల్లలు కూడా చాలా సంతోషించుంటారు కదా!
హ్మ్. హ్మ్. అవును. అవును. చాలా సంతోషం. అది బా జరుపుకున్నట్టు, బాగా గుర్తుంది నాకు.
హ్మ్. ఇంకా ఏమన్నా మీరు పార్టిసిపేట్ చేసారా అండి? ఇలా తరగతులకి అటెండ్ అయ్యి, ఆహ్, తరువాతిప్పుడు కేక్ నేర్చుకున్నా అన్నారు. అలాగే బిస్కిట్స్ గాని, అట్లాంటివేమన్నా నేర్చుకున్నారా అండి?
ఆ! హ్మ్. ఆ! ఈ కుకింగ్‌లో ఈ ఈ కొన్ని కాకుండా, ఈ ఆర్ట్ ఫామ్స్ ఒకటి నేర్చుకున్నానండి నేను. మీరు ఇప్పుడు గుర్తు చేశారు బాగా. ఈ ఆర్ట్ ఎలా గీయాలి, ఆహ్, దానికి సంబంధించిన తరగతుల్లో తేలిగ్గా చెప్తారు వాళ్ళు. పిల్లలకి ఆర్ట్ ఎలా గీయాలి, ఆహ్, ఒకటి, రెండు, మూడు పాయింట్స్ అని. అవును. హ్మ్. అండ్ మనకేంటంటే, పిల్లలకి చాలా ఆహ్, ఆ టైము గూడా కలిసొస్తుంది. దింపి తీసుకొచ్చే టైం గూడా కలిసొస్తుంది ఆన్‌లైన్ క్లాస్‌లో. అది బాగా అనిపిచింది నాకు. శ్రద్ధగా మనం గూడా నేర్చుకోవచ్చు కూర్చొని. వాళ్ళని కూర్చోబెట్టి జేయిస్తే ఆహ్, వాళ్ళు గూడా ఒక ఆర్ట్ ఫార్మ్‌లో మంచిగా అ అదొకటి నేర్చుకోగలిగానండి, నేను కూడా ఆన్‌లైన్ క్లాస్
ఓకే. హ్మ్. హ్మ్. అవునండి. ఇప్పుడవి గూడా ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటున్నాయి కదా! ఆన్‌లైన్ తరగతులుంటున్నాయి. దాని ఆ! హ్మ్. సో, మీరు మీ పిల్లలతో పాటు కూర్చొని, మీరు కూడా నేర్చుకున్నారన్నమాట అయితే ఎంచక్కా!
ఆ! నేర్చుకోగలిగాను. అంటే వాళ్ళు వింటూ ఉంటాం కదండీ! ఎందుకంటే, చిన్న పిల్లలు కూర్చోలేరు కదా పక్కన. మనం కూడా కూర్చోవాల్సొస్తుంది.
అవునండి. ఖచ్చితంగా మనం గూడా కూర్చుంటేనే, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా కూర్చొని, చేసుకుంటారు వాళ్ళు గూడా పని.
ఆ! ఆ! మాటి, మాటికి లేవడం అలా కాకుండా, వాళ్ళకి స కావాల్సినవన్నీ సర్ది అక్కడ పెట్టేదాన్ని. ఆహ్, నేను గూడా గమనిస్తూ ఉండేదాన్ని. మనం కూడా వింటాం కదా! బాగా అది బాగా అనిపిచ్చింది. ఆహ్, బాగా నేర్చుకున్నారు ఆన్‌లైన్ క్లాసుల్లో. నేను కూడా నేర్చుకోగలిగాను నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది.
హ్మ్. ఓకే. మీ పిల్లలతో పాటు మీరు కూడా అయితే, ఆర్ట్ ఫార్మ్ నేర్చేసుకున్నారన్నమాట. మీరెప్పుడైనా మీ పిల్లలకి, ఇదిగోండ్రా! నేను మీతో పాటు నేర్చుకున్నాను. నేను గీసాను, అని చెప్పి మీరు వాళ్ళకి చూపిచ్చారా అండి?
ఆ! నేర్చేసుకున్నానండి. నాకు మామూలుగా చిన్నప్పటి నుంచే ఈ బొమ్మలేయటం ఒకటి, ఈ ఆర్టు, ఈ కలర్సు ఇవి అలవాటుందన్నమాట. సో, ఇ ఇప్పుడు ఏంటంటే మనకి కొన్ని తెలుస్తాయి. ఇప్పుడిప్పుడు కొన్ని, కొన్ని ట్రిక్సుంటాయి కదండీ! వాళ్ళు మంచిగా గీయటానికి ఇంకా కొన్ని, కొన్ని సులభమైన మార్గాలు చెప్తూ ఉంటారు. అవి కూడా నేను వాళ్ళతో పాటు నేర్చుకోగలిగాను. అంటే విని విని నేర్చుకోవడం. తర్వాత వాళ్ళకి చెప్తారు గదా తరగతుల్లో ఇట్లా ఆన్‌లైన్ క్లాస్‌లో చెప్తారు గదా! అవి నాతో చెప్పేవాళ్ళు పిల్లలు. అక్కడి నుంచి కూడా కొన్ని నేను దాంట్లో సులువుగా వేసే పద్ధతులు అవి నేర్చుకోగలిగాను. చాలా బా అనిపిచిందనమాటది. హ్మ్.
ఆ! అవునండి. హ్మ్. హ్మ్. అవునండి. ఓకే అండి. హ్మ్. ఓకే అండి. అంటే ఇప్పుడు ఆన్‌లైన్ తరగతిలో, మీకు హోంవర్క్ కూడా ఇస్తు ఇస్తూ ఉంటారా? మీరీంట్లో నేర్చుకోండి ఇట్లాగ ఇలా చేయండి అని చెప్పి.
ఆ! ఇస్తారు. ఆ! హోంవర్క్ చేస్తేనే వాళ్ళకేమవుతుందంటే ఆహ్, ఆ పని రోజు అలవాటవుతుంది. లేపోతే మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ ఆన్‌లైన్ క్లాస్‌కొచ్చేసరికి మళ్ళీ ఫ్రెష్‌గా కూర్చుంటారు వాళ్ళు. అదే హోంవర్క్ ఉందనుకోండి, ఒక కనెక్షనుంటుంది. ఆ లాస్ట్ క్లాస్‌లో ఇది జరిగింది అని జేప్పి. నేను గూడా, చేయిస్తూ ఉంటాను పిల్లలతో వెంటనే హోంవర్క్ చేయిస్తే, వాళ్ళకి అది టచ్ పోకుండా ఉంటుంది రోజు. ఆహ్మ్, అది చేస్తూ ఉంటే బావుంటుంది.
హ్మ్. ఓకే. ఉప్పుడు ఈ ఆన్‌లైన్ క్లాసెస్ కూడా, మనకి స్కూలుల్లో కూడా మనకి కరోనా టైంలో, ఆన్‌లైన్ క్లాసెసొచ్చాయి కదా అండి. సో, అలాంటప్పుడు మీకెలా అనిపిచ్చింది, ఆ ఆన్‌లైన్ క్లాస్‌లు గురించి?
హ్మ్. హ్మ్. అవునండి. భలే గుర్తు జేశారు. ఆహా! అప్పుడు ఎలా అయిందండి ప్రపంచమంతా. ప్రపంచమంతా ఆన్‌లైన్ క్లాసుల్లొనే నడిచింది గదా! ఆహ్, ఆ టైంలో చాలా మనం చాలా ఫేస్ చేసాం. అయితే, ఈ ఆన్‌లైన్ క్లాస్ వల్ల, వాళ్ళు సంవత్సరము మిస్ అవ్వలేదు గదా! <smacks lips> ఆ సంవత్సరం పోగొట్టుకోలేదు. తర్వాత మనమింట్లో అందం కలిసి ఈ స్పెండ్ చేసేవాళ్ళం గదా! ఎక్కువ బయటికెళ్ళేవాళ్ళు కాదు కదా. ఆ! తర్వాత, తర్వాత తగ్గిచ్చారండి. అది ముందర మొత్తం ఆన్‌లైన్ బెట్టేశారు కొన్ని రోజులు. తర్వాత ఒక రోజని జెప్పి పెట్టారు గానీ, దానివల్ల పిల్లలకి మనం దెగ్గరుండి చదివిచ్చటం, తర్వాత అవి గూడా మంచిగా అనిపిచ్చింది. అంటే వాళ్ళతో స్పెండు జేయటము టైము. అందరూ మంచిగా ఇంట్లోనే ఉంటారు గదా. ఈ ఆన్‌లైన్ క్లాసుల వల్ల వాళ్ళు గూడా బా నేర్చుకున్నారు. ఆహ్, సగమే ఉండేది. రోజులో హాఫ్ డేనే ఉండేది. అన్నీ ఎప్పటికప్పుడు హోమ్‌వర్క్స్ సబ్మిట్ చేయటం, ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయటం. ఆహ్, కొన్ని, కొన్ని నేర్చుకున్నాం మనం ఎలా మనం కష్టమోచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ బాగా తెలిసినయి కదా మనకప్పుడు. ఆ!
అవునండి. ఆ! అవునండి. ఏదో ఒక్కరోజో ఆ! అవునండి. అవును. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. అవునండి.
చాలా బాగా అనిపిచ్చిదప్పుడు. ఆ! వాళ్ళలా నేర్చుకోవడము, కొత్త, కొత్త ఇవి దాంట్లో మళ్ళీ వన్ దాంట్లోనే హోమ్‌వర్క్ సబ్మిట్ చేయటము, ఇవన్నీ బాగా జ బాగా అనిపించిందండి.
ఎ మీకెప్పుడైనా ఇలాగా ఉప్పుడు ఆన్‌లైన్ అంటే, ఖచ్చితంగా మనకి ఇంటర్‌నెట్ కావాలి కదండీ! ఇప్పుడు అలా ఏమన్నా ప్రాబ్లమొచ్చిందా? ఇంటర్‌నెట్ లేక, ఆన్‌లైన్ తరగతి మిస్ అయ్యారు. మీరు గాని, మీ పిల్లలు గాని అట్లాగా, ఎప్పుడైనా మీకు అలాంటి సిచ్యుయేషను, అలాంటిదేమన్నా ఎదురయ్యిందా మీకు?
హ్మ్. ఆ! ఆ! ఎదురైందండి. ఒకసారి ఎప్పుడో ఇలాగే వర్షం పడి విపరీతంగా ఆ లైన్సన్నీ పాడైపోయినాయి. పాడైపోయినప్పుడు వాళ్ళేం జేసారంటే, ఈ క్లాసులు మిస్ అయిపోతాం గదా. మనం బయటికెళ్ళట్లేదు గదా! సో, వాళ్ళొచ్చి మళ్ళీ బాగు జేయించడం. నాకో సంఘటన బాగా గుర్తుంది. అది అయిపోయిన తర్వాత ఏం జేసారంటే అండి, వాళ్ళు రికార్డ్ జేసారు ఆ క్లాసెస్. ఆ! క్లాసెస్ రికార్డ్ జేసి, మళ్ళీ అది మనకిచ్చారన్నమాట. ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంటర్‌నెట్ బ్యాకొచ్చినప్పుడు. ఆ క్లాసెస్ విని, మళ్ళీ నేర్చుకున్నారు పిల్లలు. అది మంచిగా అనిపించిందండి. అంటే ఏం మిస్ అవ్వలేదులే, అమ్మయ్య! మళ్ళీ ట్రాక్‌లో మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లోకి వాళ్ళు అర్థం
ఓహ్! అవునండి. ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే ఎందుకంటే, ఒకసారి మి ఒక క్లాసనేది మిస్సైతే దానికి కంటిన్యూటి అనేది మనకి తెలీదు కదా! సో, రికార్డయ్యి మనకి దాంట్ల ఆన్‌లైన్‌లో ఉంది గాబట్టి, అది మళ్ళీ మనము తిరిగి చూసుకోగలిగాం.
అవును. అవును. అవును. అవును. అవును. తిరిగి జూసుకోగలిగాం, చి మళ్ళీ హోమ్‌వర్క్ దానికి సబ్మిట్ చేసేసుకోగలిగాం ఇట్లా. మళ్ళీ అది మంచిగా అనిపించింది ఆ రోజు. ఆ! చు చూడు చూసారా, ఇట్లా మనకి ఇంత మార్గాలున్నాయి అన్నిటికి అని జెప్పి అనిపించింది. మంచిగా అనిపించింది ఆరోజు నాకు.
ఆ! అవునండి. ఆ! హ్మ్. మీకు ఆహ్, మీరు, మీ పిల్లలు మీ ఆన్‌లైన్‌ తరగతుల తోటి మీరు ఎంతగా <smacks lips> ఆహ్, ఆహ్, ఉపయోగపడ్డాయే మీకు ఆన్‌లైన్ తరగతులు అని, చాలా చక్కగా మీరు వివరించి చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీతో మాట్లాడడానికి ఎదురుచూస్తూ ఉంటాను. ధన్యవాదాలు.
హుహు. ధన్యవాదాలండి.